ఒక మనిషి జీవితంలో ఏదైనా సాధించాలన్నా, లేకపోతే ఏదైనా కొత్త పని ప్రారంభించాలన్నా అతను దాంట్లో ఇంకిపోవడం అనేది చాలా, ఇంపార్టెంట్ అండి. హ్మ్. అంటే అతను దాంట్లో ఇంకిపోవాలంటే, ఇంకా ఆ ఫ్లోలోకి వెళ్ళిపోవాలి. ఆ పని ఫ్లోలోకి, లేకపోతే అతని ఆలోచనల్లో, ఫ్లోలోకెళ్ళిపోవాలి. ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా. అలా మీరు, ఫ్లోలోకి వెళ్ళడానికి, ఎలాంటీ సాధనలు చేస్తుంటారు?
ఆ! అవునండి. అవును. అవును. నాకు నార్మల్‌గా అంటేనండి, కొన్ని కొన్ని పనులకి, నాకు ఆటోమేటిక్‌గా ఉంటది కానీ. ఎస్పెషల్లీ చదువు దగ్గర మాత్రం, ఆ ఫ్లో అనేది త్వరగా రాదండి.
హ్మ్. <laughs> అంటే చాలామంది, పిల్లలకి చిన్నగా ఉన్నప్పుడు ఇలా ఉండేది. మీకు ఇప్పుడు కూడా అలానే ఉందా?
ఆ! ఇప్పటికి కూడా అలాగే ఉంది. <chuckles> ఏదన్నా, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా, ఒక్కోసారి ఏంటంటే, ఎక్కడో ఒక చోట అడ్డుపడిపోద్దన్నమాట ఏదో ఒకటి.
<laughs> హ్మ్. అయ్యో!
ఈ ఫోనులో లేకపోతే, ఈ రీల్సు ఏదో ఒకటినమాట.
హ్మ్. అంటే మీరు వాటి నుండి దూరంగా ఉండుకు ఉండి ఏమన్నా జేస్తారా? అంటే ప్రయత్నం ఏమన్నా జేస్తారా?
అలాంటప్పుడు మళ్ళీ అంటే ఫస్ట్ ఆ! ప్రయత్నం చేస్తానండి ఖచ్చితంగా. వాటి నుంచి దూరంగా పెట్టడానికి చూస్తాను. అట్ ది సేమ్ టైం నేను ఫ్లోలోకెలా ఎళ్తానంటే, మంచిగా ఏదైనా చిన్న సాంగ్ ఒకటి పెట్టుకుంటానండి కాసేపు.
హ్మ్. హ్మ్.
కాసేపు పెట్టుకొని దాంతో పాటు నేను కూడా పాడతా.
<chuckles> అంటే ఆ పాట ఫ్లోలోకి వెళ్తారా? లేకపోతే ఇంకా చదువు ఫ్లోలోకి వెళ్తారా? ఇలా
పాడిన తర్వాత ఎ <giggles> చదువులోకేనండి. పాట నుంచి నా మైండ్‌ని చదువులోకి పంపిస్తా అనమాట.
<chuckles> హుహు. అంటే చిన్నగా ఇలా కొంచెం మైండ్ డైవర్ట్ అయినట్టు ఆ స్ట్రెస్ ఆహ్, ఒత్తిడి గురవ్వకుండా కొంచెం ఇలా మెదడిని మన్నించి
ఆ ట్యూనేదైతే ఉందో ఆ!
మళ్ళీ చదువులోకి వెళ్తారు.
కొంచెం అవునవును. అందులోను కూడా ఇప్పుడు మీరన్నట్టుగానే కొంచెం మల్లింపు ఉంటది ఇలాగే కొద్దిగా రిలీఫు ఉంటది. మనకి పద్దాకా కళ్ళు చూసి చూసి ఇబ్బంది కూడా ఉంటది కదా! ఆ కొద్దిసేపట్లో కొంచెం కళ్ళు కూడా రిలాక్స్ అవుతాయన్నమాట.
హ్మ్. హ్మ్.
కళ్ళు మూసుకొని పాటిని. ఆ పాటలో మనకో మ్యూజికుంటది చూసారా?
ఆ!
ఆ మ్యూజిక్‌ని రివైండ్ చేసుకుంటూ ఆ పాట అవ్వంగానే ఫోను పక్కన పెట్టేసి అదే మ్యూజిక్‌లో చదువుకుంటూ ఎళ్ళిపోతా.
<chuckles> అంటే, ఆ లిరికంతా అయిపోయాక సంగీతాన్ని వింటూ ఇంకా చదువుకుంటూ ఎళ్ళిపోతారు.
<giggles> అంతే. అంటే మీకూ ఆహ్, ఇప్పుడు ఒక లిరీకుందనుకోండి 'పాటల పల్లకివై' అని చెప్పేసి ఒక పాటుంది.
హ్మ్. హ్మ్, హ్మ్, హ్మ్.
ఇప్పుడు నేనేం జేస్తానంటే ఆ పాటని తీసేసి ఈ థర్మోడైనమిక్స్‌లో ఏదో ఒకటి అక్కడ కనపడేదాన్ని అదే పాట రూపంలో పాడుకుంటూ ఎళ్ళిపోతా. <giggles>
<chuckles> ఆ సంగీ ఆహ్, సంగీతం రూపంలో ఇంక సంగీతాన్ని మీ చదువుకి అమలుపరుస్తారు.
ఆ! ఆ! 2 మిక్స్ చేసేస్తా.
హుహు. బావుందండి ఇదేదో. అంటే, పాట పాడనట్టే ఉంటుంది. కాకపోతే మీకు పాటా లిరిక్స్ బదలు ఈ చదువెక్కేస్తుంది.
అప్పుడు కొంచుం. <giggles> అయ్ ఆ! అంతే కదండీ! <giggles> దానికి బాగా ఇది హెల్పవుతది. మనకి నార్మల్‌గేంటంటే చదువు నాకు కొంచెం డీవియేషన్సెక్కువైపోయినియనమాట. అంటే, ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను. దాని వలన కొంచెం చదువాలి అంటే మనసు కొన్ని, కొన్ని సార్లు ఏకి ఆహ్, దాని మీద కేంద్రీకృతం అవట్లా.
<giggles> హ్మ్. ఏకీభవించారు. హ్మ్, హ్మ్.
<giggles> అలాంటప్పుడు ఇలాంటి షార్ట్ ‌క‌ట్లు లేపోతే ఇలాంటి టీ ఇవన్నీ వాడతా ఉంటాననమాట. దాన్ని చదవాలని.
హుహు. అంటే కొంతమందికి ఇవి ఎన్ని వాడినా గూడా, ఈ ఆలోచనలనేవి కొంచెం దృష్టి మళ్లిస్తాయి.
అదోకటి చేస్తూంటా. అవునండి.
అలా మీరు ఆలోచనలు, ఒకటే విధానంగా ఉంచుకోవాలంటే ఏం జేస్తుంటారు?
ఆ! అదే అర్థవైంది. ఇది కొంచెం అంటే నేనేదైతో చెప్పానో, అది కాకుండా, ఇంకా సివియరయిపోయిందనుకోండి. అస్సలు దాని మీదకి ద్యాసే ఎళ్ళట్లేదంటే
హ్మ్.
నేనేం చేస్తానంటే కొంచెం, ది ధ్యానం జేస్తా. అంటే మెడిటేషన్ జేస్తానండి.
హుహు.
కొంచెం సేపు అన్నీ ఆపేసి, ఫోను, ముందు సైలెంట్లో పడేసి పక్కన పెట్టేస్తాను. అసల ఫోను దెగ్గరికి కూడా తెచ్చుకొను.
హ్మ్. అలా అంటే అసలు దేన్ని బట్టించుకోకుండా ఎంతసేపు జేస్తారు ధ్యానం?
ఆ! ఆల్మోస్ట్ కొంచెం నిద్రోచ్చేస్తది అనంగా, ఆపుతానండి.
<giggles> అదే. అంటే పవర్ నాప్‌లా అనుకోండింకా. అంతేనా?
<chuckles> ఆ! కొంచెం చెప్పాలంటే, అంతే.
హ్మ్. హ్మ్.
ఆ! ఆల్‌మోస్టిప్పుడు, మన ల్యాప్‌టాపుందండి. ల్యాప్‌టాపో, కంప్యూటరో ఉంది. అది లోడ్ తీసుకుంది, తీసుకుంది, తీసుకుంది. ఇక దాని వల్ల అవ్వట్లేదనుకోండి. ఏం జేసిద్ది రీస్టార్టయిపోద్ది గదా!
హ్మ్. అవునవును.
ఒక్కసారి మొత్తం అంతా ఆగిపోయి. మొత్తం కి ఆహ్, కిందకెళ్ళిపోయి మళ్ళీ అక్కడనుంచి మొదలవుతది.
అవునవును. మీరు గుడా ఇంకా స్ మన మానవ శరీరం కూడా కొంచెం అలాంటిదే అని అలా జస్తారు.
ఆహ్, ఆహ్, దాన్ని అంతే. మనం కూడా మెషిన్స్ అన్నట్టుగా.
<chuckles>
<giggles> ఆ! అప్పుడు
హ్మ్. ఇలా కొంచెం ఇలా ఫోకస్డ్‌గా ఉండడానికి హ్మ్. ఇ ఇలాంటివి మెడిటేషన్ చేస్తారు కదా! కొంతమందేంటంటే ఈ స్టిక్కీ నోట్స్ రాసుకోవడం కానివ్వండి లేకపోతే, ఒక బుక్కు పెట్టుకొని దాంట్లో వాళ్ళు వాళ్ళకొచ్చే కొన్ని మంచి ఆలోచనలన్నీ రాసుకొని పెట్టుకుంటూ ఉంటారు.
హ్మ్. అవునండి.
మీరేమైనా ఇట్లాంటివి చేస్తారా?
ఆహ్, నేను యాక్చువల్‌గా ఏంటంటే ఇంతకుముందు స్టిక్కీ నోట్స్ కాదు. యాక్చువల్‌గా మనకి ఏ ఫోర్‌షీట్సనేయి ఉండేయి.
హ్మ్.
ఆ! ఏ ఫోర్ట్‌షీటొకటి తెచ్చుకొని ఆహ్, ఎస్పెషల్లీ ఎప్పుడు చేస్తానంటే, ఇప్పుడు మనకి నోటిఫికేషనొచ్చిందనుకోండి జాబ్‌ది.
హ్మ్.
దానికి సంబంధించిన సిలబస్‌దొకటి.
హ్మ్.
అండ్ ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలి.
హ్మ్. హ్మ్.
అంటే, అదంతా టైమ్ టేబుల్ అనమాట. టైమ్ టేబుల్ అంతా, ఒక ఏ ఫోర్ షీట్‌లో నీట్‌గా రాసేసుకుంటా.
హ్మ్.
రాసేసుకొని నేను పొడుకునే వైపు ఆపోజిట్‌లో పెడతాననమాట. అంటే, మీరు కళ్ళు తెరవంగాల్నే ఫస్ట్ అది కనపడిద్ది.
హ్మ్. అంటే, ఇంకా మీకు ఆహ్, అదే ముందటగా కనిపిచింది కాబట్టి దాని గురించి ఆలోచించి అలా
అలా అంటిచేసుకుంటా. అంతే. అంతే కదండీ. ఇప్పుడు ఉదయం లెగంగాాల్నే ఏదైనా పాటొకటి విన్నామనుకోండి.
హ్మ్. హ్మ్.
అది రాత్రి పొడుకునేదాకా ఆ పాట మన మైండ్‌లో కదులుతూనే ఉంటది.
అవునవును.
హ్మ్. సేమూ ఇది కూడా అంతే. మనం లెగంగాల్నే ఈ ఫోటో చూడంగాల్నే అంటే, ఆహ్, ఏదైతే రాసుకున్నానో అది చూడంగాల్నే ఓకే, ఎగ్జామ్ దెగ్గర పడతుంది చదవాలి. అన్నది కొద్దిగా ఫోర్స్‌బుల్‌గా మన మైండ్‌కై మనమే ఎక్కిస్తాామనమాట.
<chuckles> అదే అంటే, ఇదేదో బావుంది. అంటే, మన మనం వేరే డిస్ట్రాక్షన్స్ పట్టకుండా ఆ డిస్ట్రాక్షన్స్‌లోనే ఇంకా మనం ఇవి పెట్టేస్తే.
అంతే. ఆహ్
మనం మనం ఆలోచనలను కొన్ని మళ్లించాలన్నా <chuckles> అదే పోతదింకా.
అంతే కదండీ! ఇప్పుడు మనకి బాగా ఇంట్రెస్ట్ ఉండో లేకపోతే మనం రెగ్యులర్‌గా చేసేదానికి మనం పెద్దగా ఏం చేయక్కర్లా, అది ఆటోమేటిక్‌గా జరిగిపోద్ది. కానీ ఎస్పెషల్లీ మన కెరీర్‌కి సంబంధించి మనం మ ఇలాంటి కష్టపడాల్సిన సిట్యుయేషన్‌లో మన శరీరం ఏంటంటే కొంచెం బద్ధకిచ్చిద్ది.
అవును. హ్మ్. అవునవును. తప్పకుండా.
అలాంటప్పుడు కొంచెం షార్ట్ ట్రీట్‌మెంట్ లాగానే పనికొచ్చినా కూడా ఇలాంటివి తప్పదు.
హ్మ్. హ్మ్. కొంతమందికి ఇలా చదువు విషయంలోనే గాకుండా అండి, ఇలా స్నేహం విషయంలో గూడా ఫ్లోలోకి రావడం కొంచెం సమయం పడుతుంది. అందరూ అందరితో ఇలా కలిసిపోరు గదా!
ఆ! నిజమేనండి.
హ్మ్. మీకు అసలు ఈ స్నేహాల విషయంలో లేకపోతే ఇతరులతో మాట్లాడాలనుకున్న విషయంలో
ఆ!
ఆ! ఫ్లో వాళ్ళ ఫ్లోలోకి ఎలా ఎళ్ళిపోతారు అంటే సాధారణంగా ఎలా స్టార్ట్ జేస్తారు మాటం
అంటే వాళ్ళకి, మనకి ఒక ర్యాపో ఎలా క్రియేట్ అయిపోతది? అంటే మంచి ఫ్లోలో ఫ్రెండ్‌షిప్ ఎలా సాగిద్ది అంటారు?
హ్మ్. అదే. అదే.
అది ఫస్ట్ ఏం జేస్తానంటేనండి. ఫస్టూ మనకి కంపాటబిలిటీ అనేది ఉంటదనమాట. అంటే మన అంటే ఆహ్, ఎవరైతే పర్సనున్నారో అతను మనకి ఫ్రెండవుతాడా
హ్మ్.
అంటే ఇప్పుడు అందరూ ఒకేలాగుండాలని కాదండి. కాకపోతే ఏదో ఒక చిన్న పాయింట్ దగ్గర మనకి, వాళ్ళకీ చిన్న మ్యాచింగుంటది.
అవునవును.
ఆ నేను అది చూసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ అవ్వచ్చు. లేకపోతే వాళ్ళకి మనకి ఒకే రకమైన ఇష్టం అదే ఆహ్, మొక్కవ్వచ్చు.
హ్మ్.
ఏదో ఒక చిన్న ఫీలింగయినా మనకు కలిసిందనుకోండి. ఆహ్, ఓకే. వాళ్ళు మనతో ఫ్రెండ్‌గా ఉండొచ్చు. లేకపోతే మనం ఉండగలుగుతాము అనుకున్నప్పుడు
ఓకే. ఏదైనా ఇలా కామన్‌గా మీ ఇద్దరిలో కామన్‌గా ఏదైతే మీరిద్దరు ఇష్టబడతారో అది చూసుకొని ఇంకా స్నేహం అనేది మొదలుపెడత <chuckles> ఆ! కానీ ముందుగా ఎలా దెలుస్తుందండి వాళ్ళకి ఇదంటే ఇష్టమని?
ఆ! దాన్ని అడ్డూపెట్టుకొని ఇక ఫ్లోలోకిెళ్ళిపోతుందనమాట. <chuckles> మాట్లాడాలి.
<laughs> అదే అంటే ఎలా మాట్లాడతారు?
ఫస్ట్ అయితే మాట్లాడితేనే ఆ! ఏం లేదండి నార్మల్‌గా ఇప్పుడు పరిచయం పెచ్చుకోవడం అనేది ఎవరు తెలికిపోయినా. ఆహ్, నార్మల్‌గా అంటే ఈ అక్కడికి ర అంటే మేమిద్దరం కలవడానికి ఏదో ఒక రీజన్ ఉంటది కదా! ఎవరిదన్నా పెళ్ళికి రాడమో. లేదు ఎదన్నా కాలేజీలో కలవడమో, రైల్వే స్టేషన్‌లో కలవడం. ఏదో ఒక రీజన్ ఉంటది కదా!
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
ఆ రీజన్ దగ్గర మనం ఏమైంది? ఎలా ఉన్నారు? దగ్గర నుంచి ఎలాగా స్టార్ట్ చేసుకొని? ఆహ్, తర్వాతేంటంటే మనం ఏదో ఒక ఆఫర్ చేయాలనమాట. టీనో, కాఫీనో ఇలాంటిదేదన్నా ఆఫర్ చేసి కొంచెం సేపు మనం వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయగలిగితే చాలండి. వాళ్ళ గురించి మనకి కంపేాటబిలిటీ అనేది తెలిసిపోతది.
ఈ చిట్కా ఏదో బాగవుందండి. అంటే, చాలామంది ఏంటంటే సిగ్గుబడతారు. మాట్లాడ మాట్లాడాలాలా ఒద్దా? మాట్లాడాల ఒద్దా అని చాలా ఆలోచించి. మాట్లాడకుండా వాళ్ళు వాళ్ళె వెళ్ళిపోతారు. మీరు చెప్పినట్టు మీరు ఎంత బాగా చెప్పారంటే ఇలా సందర్భాన్ని బట్టి ఇంకా సమయాన్ని బట్టి
అవును. అంతే గదండీ. మాట్లాడాలి.
వాళ్ళెక్కడున్నారో దాంతో స్టార్ట్ జేస్తే బావుంటదసలు.
ఆ! అంతే కదండి. ఇప్పుడూ ఆహ్, అంటే, మనకి మెయిన్‌గా ఏంటంటదండి ఫ్రెండ్స్ అనేది ఫ్రెండ్ సర్కిల్ అనేది ఎప్పుడు కొంచెం పెద్దగా ఉంటేనే, మనకి హ్యాపీ అంటే హెల్దీ ఎట్‌మాస్ఫియర్ మన చుట్టూతు ఉంటదనమాట.
హ్మ్. అవునవును. తప్పకుండా.
అలాంటప్పుడు మంచి మంచి పర్సన్స్‌ని ఎంచుకొని మనల్ని ఫ్రెండ్‌షిప్‌లో అంటే, మనం కలుపుకోడం అనేది మన టాలెంట్.
హ్మ్. అలా మీ స్నే స్నేహితులు గూడా మీకు పని విషయంలో గానీ, లేపోతే ఈ చదువు కొంచెం మీకు కష్టంగా ఉండేదన్నారు గాబట్టి
ఆ!
వాళేమైనా సాయం జేశారా అంటే?
ఆ! కొన్నిసార్లు వాళ్ళు కూడా సాయం జేశారండి. ఆహ్, కొంతమంది అయితే గనక స్లిప్‌లు కూడా సప్లయ్ చేశారు. బ అది వేరే విషయం.
పరీక్షలు.
ఆ! ఆ! అది వేరే విషయం అనుకోండి. కొంతమందేంటంటే ఇప్పుడు ఆహ్, మీరు గమనించినట్లయితే మనం చదివిన దానికన్నా, చదివిందెవరికన్నా చెప్పామనుకోండి అది ఒక రివిజన్‌లాగాను ఉంటది. కొంచెం ఎక్కువ గుర్తుండే అవకాశం కూడా ఉంది.
హ్మ్. ఆ! హ్మ్. అవునవును.
అలాగే మా ఫ్రెండ్స్ ఏం చేసేవాళ్ళంటేనండి కొద్దిగా వాళ్ళు ప్రిపరేషనంతా అయిపోయిన తర్వాత నేను రెడీగా ఉండేవాడినినమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా! కొంచం చదవ మీద మనకంత <chuckles> ఆహ్, మక్కువ లేదు.
హ్మ్. హ్మ్. అదే అదే చెప్పారు అని ఆ!
అదే. <chuckles> సో, ఏం చేసావాడినింటే ఆళ్ళు చదువుకున్న తర్వాత నేనెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని ఆహ్, "ఏం చదివావో చెప్పు?" అనేవాడినినమాట.
ఓకే. అంటే మీరిద్దరూ ద ఆ టాపిక్ లేకపోతే, ఆ చదువు గురించి చర్చించుకోవడం వల్ల మీకు కూడా కొంచెం అవగాహనొచ్చేది.
సో, వాళ్ళు ఆ! అంతే. ఇంక యాక్చువల్‌గా చెప్పాలంటే ఇప్పుడు ఆహ్, ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ పిల్లలు అదే చేస్తున్నారు యాక్చువల్‌గా. చాట్‌జీపీటీ అంతా డివ <chuckles> అంతా ఇచ్చేసి దాన్ని సమ్మరైజ్ ఏమంటే అదొకటి చెప్తూది చూసారా?
ఆ! ఆ!
అలాగే నేనేం చేసేవాడనింటే మా ఫ్రెండ్స్ అందరూ చదువుకున్న తర్వాత ఆళ్ళ మధ్యలో కెళ్ళికూర్చొని ఆహ్, "మీకేమర్థమైందో చెప్పండి."
<laughs> చాట్‌జీపీటీకి అడిగే బదులు ఇంక మీ ఫ్రెండ్‌నే అడిగేవాళ్ళు అంటే అదే మంచిదండి. అదే అదే. మిత్రులతో మాట్లాడడమే మంచిది. ఎందుకంటే గుర్తుండిపోద్ది. చాట్‌జీపీటీని ఎంత అడిగినా గూడా అది ఒక ఏఐ బాట్ కాబట్టి కొంచెం మళ్ళీ మనం గుర్తుంచుకోవడం కష్టమవుతది.
ఆ! అంటే అప్పట్లో అది అవైలబిలిటీ లేదు కదా! <chuckles> హ్మ్. అండ్ ఇంకోటేంటంటే మీరన్నట్టు యాక్చువల్‌గా చాట్‌జీపీటీలో ఎక్కువ మైనసేంటంటే, మనం అక్కడ ఆల్రెడీ చూసి చదవడానికే బద్ధకం వేసే కదా! దానికిచ్చాం మళ్ళీ చదవామంటది. <giggles>
అవునవును. తప్పకుండా లాస్ట్‌కి చిన్నగా ఇలా ఇచ్చేస్తుంది. ఆ ఇంక కావాలంటే కొంచెం ఈ పేపర్ ఇస్తాను అది చదువుకోండి అని.
అవును. అది చదువుకో అంటది. <chuckles>
అదే. అదే. ఇలా
దానికన్నా వీళ్ళనుకోండి సమ్మరైజ్ చేసి చెప్పేస్తారు.
హ్మ్. <giggles> అంటే, లాస్ట్‌కైయితే మీరు చదువులో కొంచెం నెగ్గారనే చెప్పాలా?
ఆ! జాబొచ్చింది కదండీ! అంటే ఎలాగోలో పాసయిపోయాను ఇక. జా
అదే, అదే ఇంకా. లాస్ట్‌కైతే కొంచెం మీరనుకున్నదే సాధించారు. లాస్ట్‌కి ఉద్యోగం సంపాదిస్తే జాలండి చదువు దానికే కదా!
ఆ! అంతే కదండీ. ఇప్పుడు అల్టిమేట్‌గా మనకి సంపాదన కావాలి, సంపాదన కోసం ఏదో ఒక జాబ్ జేయాలి. ఆ జాబ్ కావాలంటే చదువుగావాలి. <chuckles>
అదే, అదే.
అంతే.
ఆ! ఇలా అంటే మీరు చదువు విషయంలో ఇంతగా కష్టపడి... ఏదో ఏదో రకంగా కొంచెం ఆ ఫ్లోలో ఫ్లోలోకొచ్చి ఇలా సాధించారు.
అవునండి.
హ్మ్. ఇప్పుడు ఉద్యోగంలో మీరు ఈ పని విషయంలో ఫ్లోలో రావడానికి, అసలు ఏమేమి రొటీన్ ఫాలో అవుతారు? అంటే మీరు రెగ్యులర్‌గా వచ్చే వర్క్ ఈమెయిల్స్ చెక్ చేసుకోవడం గానివ్వండి, లేకపోతే మీ మేనేజర్స్ తోని మాట్లాడడం గానివ్వండి
ఆహా! అవును. వీటిలో అయితే గనుక, నేను ఫ్లోలోకి వెళ్ళడానికి చాలా మెయిన్ రీజన్సేంటంటే, ఒకటి, మేనేజర్ పెట్టే టార్చరండి.
<laughs> ఆ!
సో, అది తట్టుకోలేక ముందు నేను ఆ పని కంప్లీట్ చేసేయాలన్న ధ్యయంతో చేసేస్తా ఉంటాను.
హ్మ్. ఇచ్చిన టాస్క్‌ని సమయానికి
ఇంకోటి అవును.
కంప్లీట్ చేస్తారు.
అవును. ఇంకోటొచ్చేసరికి మనం ఆల్రెడీ చేసిన అప్పులు. అంటే, మనం లోన్స్ తీసుకొని ఏవో ఒకటి తీసుకుంటా ఉంటాం కదా! <chuckles>
హ్మ్. ఆ! అదే ఇంకా మన ముఖ్యంగా మన భారతదేశంలో ప్రతి ఒక్క మధ్య తరగతి వ్యక్తి కూడా ఈఎంఐస్ అనేది చాలా పెట్టుకుంటారు. హ్మ్.
అది. అవును. అది ఓపెన్ సీక్రెట్ అండి. అందరికీ తెలుసు. ఈఎంఐల వల్ల మనమే నష్టపోతాం అని. కానీ తప్పదు. <giggles>
అదే, అదే. అవునవును. <chuckles> అవును.
అది. ఆ 2 మోటివేషన్స్ వల్లే నేను ఫ్లోలోకెళ్ళిపోతాననమాట. వర్క్ చేయాలి అన్న ఆకల్లోకెళ్ళిపోతాను.
అంటే, ఇవి ఇవి ర ఆ! అంటే, మనం ఎంత ఫ్లోలో ఉన్నా గూడా ఈ డిస్ట్రాక్షన్సనేవి మనల్ని మళ్లిస్తూంటాయి. డిస్ట్రాక్షన్స్ నుండి దూరంగా ఉండడానికి ప్రతి మనిషికి కూడా ఒక రొటీననేది అవసరమండి.
ఆ! అవునండి.
మీరలా కొంచెం డిస్ట్రాక్షన్స్‌కి దూరంగా ఉండేలా? ఏ రోటీన్ పెట్టుకుంటారు? ఇలా హాబీ, హాబీని ఫాలో అవ్వడం అలాంటివి.
అబీ కాదు గానీ నేను యాక్చువల్‌గా ఏం చేస్తానంటే కొంచెం ఆహ్, ఎప్పుడైతే నేనొకటే నమ్ముతానండి. మన ఆహ్ శరీరం అలసిపోతే మనసు కూడా కొంచెం నెమ్మదిస్తదనేసి. ఆలోచనలు తగ్గుతాయని.
హ్మ్. అవును.
సో, పొద్ది పొద్దన్నే జాగింగ్ చేసేస్తాననమాట. అప్పుడు కొంచెం ఫ్రెష్ అయిపోతుంది మైండంతా.
ఓకే. అంటే, శారీరకంగా ఇలా ఫిట్‌గా ఉంటే కొంచెం మానసికంగా కూడా బావుంటారని నమ్ముతారు మీరు.
అవునండి. నేనైతే అదే నమ్ముతాను. <giggles> దానికి తగ్గట్టే పొద్దున్నే జాగింగు ఆహ్, రాత్రి అయితే అప్పుడప్పుడు జిమ్‌కి వెళ్తూంటాననమాట.
హ్మ్. ఓకే. అంటే, ఇలా ఉండడం వల్ల కొంచెం డిస్ట్రాక్షన్స్‌కి కూడా దూరంగా ఉంటారు. అంతేనా?
ఆ! నే నేనే అండి ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ నేనది ఆ డిస్టెన్సనేది ఫేస్ చేశాను. అందుకనే చెప్తున్న.
హ్మ్. <chuckles> చాలా బా వివరించారండి. అసలు మీరు ఫ్లోలోకి ఎలా సాధారణంగా వెళ్తారనేది? మీ చదువు విషయంలో కానివ్వండి, స్నేహాల విషయంలో కానివ్వండి చాలా బా వివరించారు. ధన్యవాదాలు.
అదే. మీకు కూడా అండి. ధన్యవాదాలు.